చాలా బాగుంటాయండి వీటిలో కెమికల్సు ఇలాంటివేం ఉండవు, ఆహ్, కాకపోతే కొంచెం పీహెచే అటు ఇటు అంటారు కానివ్వండి, కానీ ఏం ఉండదసలు. తేరుకున్న తర్వాత వాడుకకి ఎంత బాగా వాడుకోవచ్చో స్నానాలకి వాడుకోవచ్చు, అలాగే ఇల్లు తుడుచుకోవడాలు ఆహ్, లేకపోతే గిన్నెలు కడుక్కోవడాలు, బట్టలు ఉతుక్కోవడాలు అన్నిటికి ఉపయోగపడతాయి ఇవి. హ్మ్.
అవునవును. అవును. అవును. అయితే మీరు గ్రామంలో కాకుండా మరి ఇప్పుడు అపార్ట్మెంట్‌లో, సిటీ‌లో జెక్కడ నగరంలో చూస్తే అపార్ట్మెంట్‌లు, అపార్ట్మెంట్‌లు, అపార్ట్మెంట్‌లు. మరి ఎక్కడ ఈ ఈ నీటి పొదుపుని నగరాల్లో చక్కగా పాటించాలని గు భూగర్భ జలాలు పెంచాలంటే సో, ఎలాంటి సలహాలు పాటిస్తే బాగుంటుంది? మీ అనుభవం అంటే మీ చు మీ కాలనీస్‌లో కావచ్చు? ఏవన్నా అనుభవాలు ఉన్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజమే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. ఆ! ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటంటే చాలా వరకు ఆహ్, నేను చెప్పాను కదా! ఫస్టు టెక్నాలజీ పెరిగింది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కి అని చెప్పాను కదా! ఈ రెయిన్ వాటర్ ఇప్పుడు కొత్తగా కట్టే అపార్ట్మెంట్లేవైతే ఉన్నాయో కొత్తగా కట్టే బిల్డింగ్సు ఏవైనా కావచ్చు, ఈ బిల్డింగ్స్‌లో ఈ హార్వెస్టింగ్‌ది పెడుతున్నారు మనకి నీళ్లు పడితే బయటికి ఫ్లో అయిపోయేదసలు లేదు ఉండట్లేదనమాట. హ్మ్. అంటే
నీటి నిల్వ చేసుకున్నారు. ఎలాంటివి? అవునండి. అవును. అవును. ఓహ్! లేదు ఇంకా మొత్తం ఆ! ఓకే. ఆ! హార్వెస్టింగ్ టెక్నిక్సం‌టారు. ఆ!
ఆ! టెక్నిక్స్ పెట్టేశారు. ఇప్పుడు చాలా వరకు కొత్తగా కట్టే వాటిల్లోనే ముఖ్యంగా ఇవన్నీ డెవలప్ చేస్తున్నారన్నమాట. అంటే పట్నాల్లో ఒకసారి ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు నీతి నీటి అద్దడి ఉంటుంది, కొన్నిసార్లు రావు నీళ్ళు లేకపోతే 4 రోజులకొకసారి, 5 రోజులకొకసారి. హ్మ్.
ఓహో! అవునా? ఆ! అవునా! రావు. 4 రోజులకొకసారి. మొత్తం సిమెంట్లు రోడ్‌లవి వేయడంతో భూగర్భ జలాబలు ఇంకా వర్షం పడినా కూడా ఇంక ఇంకడానికి ఆ! అవును. ఆస్కారం ఉండట్లేదు.
అవును. వర్షం పడిన ఏం లేదన్నమాట ఇంకా ఆస్కారం ఉండట్లేదు ఎక్కడ మట్టి ఉంటే లోపలికెళ్తుంది. మట్టి లేకపోతే ఎట్లా ఎళ్తుంది? ఎల్లాదు కదా! ఇక అందుకని వీళ్ళు ముందే ఈ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటికి ఖచ్చితంగా పైన నీళ్ళు వర్షం పడితే ఆ నీళ్ళన్నీ అందులోకి పడేటట్టు వాటిని, మళ్ళీ ఉపయోగించుకోవడానికి ఆహ్, యూజైయ్యేటట్టుగా వాటిని మళ్లించడం అనమాట. హ్మ్. అట్లా చేస్తున్నారు. అలాగే నేను ఈ మధ్య కాలంలో ఒకటి చూసాను ఏంటంటే ఈ రోడ్లు, రోడ్లేవైతే ఉంటాయో ఈ రోడ్లు ఒక టెక్నిక్ చెప్పారండి అది స్కాఫోల్డింగ్ టెక్నికో ఏంటో మరి అంటే ఆహ్, రోడ్డు చూడడానికి తార్ లాగానే బానే ఉంటుంది. కాకపోతే అందులో చిన్న చిన్న పోర్సుంటాయి.
వెళ్ళిపోతుంది ఇగ. అవునవును. పడేటట్లు. ఆహా! అవును. హ్మ్. వేదది? అవునవును. ఆ! ఆ! అవును. ఓహ్! రోడ్ మీదనే చిన్న చిన్న పోర్సు. ఆహా!
వాన నీళ్ళు పడిన హ్మ్. హ్మ్. వాన పడిన కూడా అది కిందకి భూమిలోకెళ్ళిపోయేటట్టు.

ఓహో! అవునా? ఆ!
ఆ! ఇప్పుడూ ఒచ్చిన టెక్నాలజీ చాలా బావుంటోంది. ఆ ఇంకుడు గుంతల్లో కూడా ఆహ్, అదేంటి, చిప్స్ రకరకాల చిప్స్. అంటే, సైజులు వారీగా. ఒకటేమో ఆ! ఒక్ ఒకస్ ఒక రకవేమంటే, పెద్ద సైజుంటాయి. ఇది రోడ్లు వేసేటప్పుడూ, లేకపోతే ఆనకట్టలేసేటప్పుడు యేస్తారు చూశారూ ఇంతింత లావువి. అలాంటివి. హ్మ్. అవేస్తారు. ఆ తర్వాతా కొంచం చిన్నవి. దానికంటే, కొంచుం చిన్న గులక, గులకరాయిల్లేస్తారు.
అవును. రైతుల వారిగా. అవును. అవును. అది లావువి. అవును. గులకరాళ్ళు. అవును.
ఆ! ఆ తర్వాత చిప్సేస్తారు. చిన్న చిన్నవి. ఇంకా చిప్స్. హ్మ్, అవేసి వాటి మీదా ఇసక పోస్తారనమాట, మంచిసక. ఆ! ఇసక బోసి, ఈ నీళ్ళన్నీ అందులోకి వెళ్తే, అవి తేరుకోని ఆహ్, కిందకొచ్చేస్తాయి. తేరుకుంటాయనమాట నీళ్ళన్నీ. హ్మ్. చక్కగా. అవ ఆన్ తేరుకున్న నీళ్ళన్నీ తీసుకొచ్చి వాడుకునే ట్యాంకర్స్‌లో పెట్టడం.
ఆ! చిప్స్, చిన్న చిన్నవి. అవును. ఇసుక. ఆ! అవును. ఆ! కిందకొచ్చేస్తాయి. ఆ! టాంకర్స్. ఆహహా! రోజువారీ. అవును.
రోజూవారీ వాడుకోడానికనమాట. మోటరేసుకుంటే, ఓవర్‌హెడ్ ట్యాంకెళ్ళిపోతాయి మళ్ళీ. అట్లాగ రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేస్తున్నారు.
వెళ్ళిపోతాయి. ఆ! నిజమండి. ఖచ్చితంగా. నిజంగా మంచిగ చెప్పారు. అయితే, ఇక్కడ ఈ నీటిని నిల్వ చేసే పద్ధతిలో మనకు ముఖ్యంగా, ఇటు గ్రామాల్లోకి, ఇటు నగరాలకి చూస్తే, గ్రామాల్లో ఎక్కువ కొద్దిగావగాహనుంటుందీ ఈ నగరాలకంటే. సో, అది ఎట్లా చూస్తారు మీరు? అంటే, ఇప్పుడు మీరు నగరంలో ఉంటున్నారా, గ్రామంలో? మీరు ఉన్ గ్రామంలుంటే, ఎట్లాంటి పద్ధతులూ ఉన్నాయి? ఒకవేళ అన్న్ నగరంలో ఉంటే ఎట్లాంటి పద్ధతులు?
అది వచ్చేసింది, ఈ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. చాలా వరకు ఏంటంటే, ఈ గ్రామాల్లో చాలా వరకు ఇవేనండి. ఈ తొట్లు, లేకపోతే బావులుంటయి కింద. ఈ బావుల్లోకీ పెట్టేసుకుంటారు. అవంటే ఊట బావులేం కాదు. నీళ్ళు బడే బావులేననమాట. ఆహ్, ఆహ్, వాటికీ కనెక్షనుంటుంది. అయితే ఏంటంటే ఆ! చేసే వీళ్ళు జేసే పద్ధతేంటంటే, ఈ వానలు పడతాయ్యీ, లేకపోతే ఇట్లా ఎప్పుడు పడతయి, ఏంటి అనేది పెద్దగా తెలీదు గాబట్టి, వర్షాకాలవొచ్చే ముందు నించే, చక్కగా దాన్ని క్లీన్ జేసేసుకోని పైనంత. హ్మ్. నీట్‌గా క్లీన్ జేసుకొని పెట్టుకొని, ఏవన్నా అడ్డం బడుంటే ఆ పైప్‌లో అవన్నీ తియ్యడము. క్లీన్‌గా హ్మ్. క్లీన్‌గా పెట్టుకోడం వల్లేంటంటే, ఎ ఎక్కడ ఏ డస్ట్ గానీ, లేకపోతే ఈ మురికీ, ఇలాంటివేవీ రాకుండా ప్యూరుగొచ్చేస్తాయి. హ్మ్. హ్మ్. అయితే, ఇంకొకటి చూశాను నేను మా ఊర్లోనే. ఎట్లా అంటే, వాల్వ్ బెడతారనమాట. ఒక వాల్వ్. 2 ఆహ్
అప్పట్లో ఆవులు. ఆ! బావులండి నిజం. ఓకే. ఆ! ఆ! కనెక్షనుంటది, అవును. అవును. క్లీన్ జేసి పెట్టుకుంటారు. అవును. పెట్టుకోడము. పైప్సో. అవును. ఇయ్యడము. అవును. అవును. రాకుండా ప్యూరుగొచ్చేస్తాయి. అవును. మీ ఊర్లోనే జూషారు. హ్మ్. వాల్వ్. అంటే దేనికి పెడతారూ?